టీచర్‌తో అంటే, అహా! అయ్యో! స్కూల్లో ఎక్కువ తక్కువ చేసేవాడిని. స్కూల్లో అంటే పడవలిప్పుడు చేసినా గూడా, స్కు టీచర్లొచ్చి వేరే పిల్లల్ని తన్నేవాళ్ళు కాబట్టి, మేము కొంచెం ఆహ్, అది గ్రహిచ్చి మేము చేయకుండా ఉండేవాళ్ళం. ఇంటి దగ్గర అంటే మాత్రం ఏమనేవాళ్ళు కాదు కాబట్టి, ఇంటి దగ్గర చేసేవాళ్ళం.
<chuckles> ఆ! ఆ! అదేలెండి. క్లా అంటే ఒక్క అ అంటే అలా‌కాదు అలా‌కాదు నేనడిగేదేటంటే క్లాస్ పుస్తకాలు చింపితే టీచర్ తోటి కూడా తన్నులు తిన్నారా అంటున్నాను?
క్లా నేను క్లాస్ <giggles> పుస్తకాలు నేనెప్పుడు చింపలేదు. అది కూడా స్కూల్లో. ఆ! లేదు. లేదు. మల్లెందుకు ఆళ్ళకి దెబ్బలు తింటం అనిచెప్పేసి, నేను ఆహ్, స్కూల్లో ఉన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు పద్ధతిగా‌నే ఉండేవాడ్ని. ఇంటికొచ్చినప్పుడు మాత్రం ఇంకా మనలో ఉన్న చిలి‌ప్పనులు మాత్రం చేసేవాడిని. మా అమ్మగారు ఏమనేవాళ్ళు కాదు కాబట్టి. మా నాన్నగారు ఎట్లాగో బయటికి పనులకి అట్లా యెళ్ళేవాళ్ళు, పట్టిచ్చుకునేవాళ్ళు గాదు. ఇంకా నేను మాత్రం ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోవడం అట్లాంటివి చేస్తా ఉండేవాళ్ళం. ఇంకా ఇట్లాంటి దానికి బోరు‌బావి అని‌చెప్పేసి బోరు‌బావి మేమే చేసేసి దాంట్లో నీళ్లు పోయటం. ఆ నీళ్ళు నిండిపోయి చెరువులాగా మొత్తం నీళ్లు తవ్వేయటం. ఒకసారైతే వర్షం పడి‌నతర్వాత మొత్తం రోడ్డు మీద మొత్తం నీళ్లొచ్చేసినియన్నమాట. నీళ్లొ‌చ్చేసేసి, ఆహ్, నీళ్ళు మొత్తం ఇట్లా నిల్వయిపోతాయి కదా రోడ్డు‌మీద. మర్ మోకాళ్ళ వరకు నీల్ మోకాళ్ళ వరకు నీళ్లొచ్చినియి. అప్పుడు మేము పిల్లలందరం ఏం చేసామంటే, స్కు ఈ సైకిలు సై అందరూ సైకిలు తీసుకొని దాంట్లోంచి యెల్లాలి ఆ నీళ్ళలో నుంచి. ఇటు నుంచి అటు దాటాలి. అదే ఆటనమాట. అట్లా ఆడేటప్పుడు ఏమైందంటే, అ అదొక ఆటయిపోయింది. దాని తర్వాత సైకిలు దాంట్లో రన్నింగ్‌లో వదిలేసేయాలి ఆ నీళ్ళలోకి మేం దూకేసి. ఒకరోజు ఏట్
చింపలేదా? ఓకే. ఆహా! ఆహా! ఆ! బూ ఇంకా అంత ఆహా! ఆహా! ఆ! హుహు. ఆహా! ఆహా! హ్మ్. ఆహా! అవును. అవునండి. ఇబ్బందయిపోతది. అవును. ఆ! ఆ! ఆ! ఆహా! ఆహా! ఆహా! ఆ! ఆ! పడి మోకాలు దెబ్బలు గూడా తగిలిచ్చుకున్నారా? <laughs>
అదే అప్పు‌ట్లో నేనెట్లా అంటే, దగే దాంట్లోంచి దిగేటప్పుడు దిగి బయటకొచ్చేటప్పుడు సరిగ్గా దిగలేదు నేను. దిగ్కుండా నేను స దాంట్లోనే కళ్ళు మెల్లిగా తిరిగిపోయి సైకిలుతోపాటు లోపలికెళ్ళిపోయి నీళ్లలో పడిపోయా. మొత్తం మునిగిపోయానన్నమాట. ఇంక నా స్నేహితులు నాతోటి స్నేహితులొచ్చేసి నన్ను కాపాడారు అప్పట్లో. అదొకటి కొంచెం భయంకరమైన రోజన్నమాట అదొకటి.
ఆ! ఆ! అయ్యయ్యో! ఆ! ఆహ్, ఆహా! అచ్చా! ఆహా! అంటే భయంకరమైన అవ అనుభవం అనొచ్చా. <chuckles>
అది చాలా భయంకరం. నాకిప్పటిక్కుడా అప్పుడప్పుడు గుర్తుకొచ్చిద్ది ఆరోజు నేను ఒకవేళ నిజంగా ఆ రోజు ఆహ్, నా స్నేహితులు లేకుండా నేనొక్కడినే ఉండుంటే, నే వు ఆహ్, చచ్చిపోయేవాడినేమో అనిచెప్పేసి భయమేసెది. అదొక్కటి జరిగింది ఇంకా ఒక్కసారయితే పిడుగు చూసానండి నా కళ్ళ‌ముందే.
ఆ! ఆ! అయ్యయ్యో! <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.